ఆ! మరి అఫ్‌కోర్స్ అండి. అంటే <chuckles> రిచ్ అని కాదు. కాకపోతే ఇంకొంచెం బెటర్ నేను. నా, నా పొజిషన్ బావుంది. నా క్యారియర్ బా సెట్ అయిపోయింది. నెక్స్ట్ మా వైఫ్‌కి కూడా జాబ్ ఒచేసింది.
ఇప్పుడు మీ, మీ నా మీ నాన్నగారు చెప్తారా? నాన్న ఇంకా నువ్వు ఏ పనికి యెల్లో, ఇక చేయొద్దు నేను చూసుకున్నా సంపాదిస్తున్నాను కదా! ఇకాగిపో. అలాంటి డైలాగ్‌లు ఏమైనా వచ్చినాయండి?
<coughs> ఏమండి నన్ను ఇంట్లో ఉంన్నీవ్వరా మీరు? అలాంటి డైలాగ్ కూడా నన్ను తగిలేస్తారు నాన్నట్టుకొని.
<laughs> అదేంటంటి. కొంతమంది సంపాదిస్తే నాన్న ఇంకా నువ్వు కష్టపడింది చాల్లే. ఇంకా రెస్ట్ తీసుకో. నేను సంపాదిస్తున్నారు కదా! ఇలాంటి డైలాగ్‌లు ఉంటాయి కదండీ.
అచ్చ! మా డాడీ అస్సలు అలాంటి ప వినరు. ఆయనకి ఏంటంటే ఆహ్, వాళ్ళకి ఎప్పటినుండో ఎరిస్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ టైప్‌లోనే అయిపోయారు వర్కర్స్. ఆ!
కానీ నిజంగానండి. మా నాన్నగారు‌కు ఇప్పు మా నాన్నగారి వయస్సు 63, 64 సంవత్సరాలండి. ఇప్పటికి నన్ను ఆహ్, నీకేం తెలీదు కూర్చో. నేనే చేసుకొస్తాను. నీ నువ్వు, నువ్వు సంపాదిస్తేనే తినాలా అంటారండి.
హ్మ్. ఆ! మ మరింక అలా ఉ మా పేరెంట్స్ అలగుంటారండి. ఏంటంటే వాళ్ళకి ఆహ్, డైరెక్ట్ మనల్ని అన్ అన్ కొంతమంది అంటారు కొంతమంది అనలేరు గాని, మాక్సిమం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు, వాళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళు బతకాలి అనుకుంటారు. పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు అన్నట్టు మైండ్‌సెట్‌లో ఉంటారు. మేము ఎంత సంపాదించుకున్నా మీరు ఉంచుకోండి. దాసుకోండి అన్నట్టే ఉంటారనమాట పేరెంట్స్ ఇప్పుడు. అలాగా ఆహ్, మా డాడీ కూడా ఏంటంటే నేను ఎప్పుడు ఆ ఆ టాపిక్ మా ఇంట్లో రాలేదండి నాకు తెలుసు కదా! మా డాడీ కోసం ఆ మొక్కని అనండి నన్ను ఏం చేస్తారో అందుకని నేను ఏమి అనలేదు. ఆయనేమి అనలేదు ఆయన వర్క్‌లో ఆయన ఉన్నారు నా వర్క్‌లో నావి, మా తమ్ముడు మా తమ్ముడివి ఇక మా వైఫ్ కూడా 'అమెజాన్‌లోనే' జాబ్ వచ్చిందండి తనకిని సాఫ్ట్‌వేర్ తను.
గొ <laughs> ఓకే. ఓకే. ఇక అయితే మొత్తం కేరియర్ మొత్తం మారిపోయిందయితే. ఫ్యామిలీ కేరియరె మారిపోయింది.
నా కేరియర్ మొత్తం సెటిల్ అయింది. లాస్ట్ 3 ఇయర్స్‌లో బాగా చేంజ్ అయిపోయింది మొత్తం లైఫ్ అంతాన. మా పా ముఖ్యంగా మా పాప పుట్టిన తరువాత లైఫ్ మారింది అనుకుంటానండి నా మనసులో అయితే మాత్రం.
అవునండి. అయి

కరోనా నాకు యాక్చువల్ కరోనాలోనే నా ఎంబీఏ అండి. సో, 1 ఇయర్ లేట్ అయిపోయిందన్నమాట. నాకు 2020 అవ్వాల్సింది 2021 కెలిపోయాను నేను. అయితే కరోనా మొత్తానికైపోయింది. నా ఎంబీఏ కంప్లీట్ చేసేసాను. యాక్చువల్ నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. 2021 లోనే.
ఓకే. ఓకే అండి. ఓకే. అలాగా ఈ చదువైంది మ్యారేజ్ అయిపోయిందండి.
ఆ! <clears throat> అంటే నాకు <chuckles> లవ్ మ్యారేజ్ అవ్వడం కొంచెం అయిపోయిందిలెండి.
ఒకటా అయితే ఆవేశంలో చేసుకున్నారు మీరు.
ఆ! ఆ! ఆవేశాలంటే వాళింట్లో సంబంధాలు చూసేస్తున్నారింకా. మన అబ్బాయిలకి కొంచెం లేట్ అయినా పర్లేదు గాని, అమ్మాయిల్ని ఒప్పుకోరు కదా! తను ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకుందన్నమాట అప్పుడే. సో, వాళ్ళింట్లో చూసేస్తున్నారు ఇంకా లాభం లేదని ఇంట్లోలో చెప్పేసాం.
అవునండి. ఆ! అవునండి. ఆమ్ ఇక్కడ మనకి తెలుగు వాలైతే ఇంకా చదువు అయింది కదా! పెళ్ళి అంటారండి ఇంకా.
ఇంకా ఆ! ఆళింట్లో అంతేనండి. మా ఇంట్లో పర్వాలేదు. మా ఇంట్లో లేట్ అయినా ఏమనరు. కాపోతే అమ్మాయి కదా! ఆ అమ్మాయిల ఇంట్లో మాత్రం కొంచెం ఎలాగైనా చేసేయాలి ఆతృత పెట్టారు వాళ్ళు. ఇంకా లాభం లేదని చెప్పి ఎవరింట్లో వాళ్ళని చెప్పేసాం. ఫస్ట్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కొంచెం మా ఇంట్లో వాళ్ళు ఎళ్లి ఆ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసారు. మొత్తానికి మ్యారేజ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పటివరకు ఎలా ఉండేదంటే చదువు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. తరువాతేంటి మా డ్యాడీ‌తో ఎళ్ళానండి. మా డ్యాడీ కంస్ట్రక్షన్ ఫీల్డ్ బిల్డర్ అన్నమాట. సో, కంస్ట్రక్షన్స్ చేస్తున్న బిల్డర్. సో, నేనేంటి ఏదో ఒక జాబ్ ఉండాలి కదా! నాకిప్పుడు జాబ్ చేయాల్సినంత నీడ్ ఎం లేదు ఆ టైమ్‌లో. సో, ఏం చేశాను మా డ్యాడీ‌తో పాటు రోజూ వెళ్ళేవాడిని. అక్కడికెళ్ళి నేను చేసే పనేమి లేదండి. జస్ట్ మా డ్యాడీ వర్క్ చూసుకుంటారు. నేనక్కడ ఆడుకోవడం, మేడం పైకెక్కి ఫోన్‌లు మాట్లాడుకోవడం, వర్కర్‌లు ఏమైనా చేస్తున్నారో లేదో ఆ పక్కన తిరుక్కోవడమే. నేను వర్కర్‌లతో కూడా పెద్ద డిస్కషన్స్ ఏమి చేసేవాడిని కాదు.
ఓకే. అవును. అవునండి. అవునండి. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవును. ఓకే. ఓకే ఓకే అవునండి అవ్ అంటే అబ్జర్వేషన్‌గా ఉండేవారండి మీరంతే.
అబ్జర్వేషన్ యాక్చువల్‌గా అదే దానికే తీసుకెళ్లారు. ఒక్కసారి నువ్వు వర్క్ చూసుకో సాటర్డే టైమ్‌లో అమౌంట్‌లు అవి తెచ్చిస్తే డ్యాడీ వాళ్ళకి కౌంట్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ! ఆలా ఉండేవాడన్నమాట. ఒక విధంగా చెప్పడం డ్యాడీకి అసిస్టెంట్ టైప్.
హ్మ్. ఓకే.